ఆ! పూర్తిగా ఎండిపోవాలి. తర్వాత దీన్ని తీసుకొచ్చి రోళ్ళల్ ఆ! రోట్లో వేసేసి ఇగ దంచుతూ ఉంటారండి. ఇగా ఎంత సే ఎంతా ఓపికో, ఈ రోజుల్లో ఎవరికుందా ఓపిక?
హ్మ్. ఓహో! అవునండి. అవీ మనం చూసినట్టయితే మావులు వాటిల్లాగా అంత తేలిగ్గా అవ్వవు కదండీ. చాలా గట్టిగా కూడా ఉంటయ్యి.
అహా! ఓ అవును. సన్నగా ఉంటాయి. ఇప్పుడు రాగులు చూడండి, ఎంత సన్నగా ఉంటాయి. అంత సన్నవి అవ్వడం అంటే మామూలు విషయం గాదు ఇప్పుడు బ్
హ్మ్. అవును. అదీ కాక, మనం ఒక పక్కన తిప్పుతూ ఉంటే దాన్ని, <chuckles> ఇంకో పక్కనవి ఎగిరిపోతూ ఉంటూ ఉంటాయి కదా!
ఆ! ఎగిరిపోతూ ఉంటాయి. రాగులు అట్లనే అండీ. అయినా గూడా ఓపికా, చుట్టూ ఇద్దరు తోస్తూ ఉంటారూ, ఇద్దరు ఒకళ్ళకొకళ్ళు దంచుతూ ఉంటారు. అలా చేసి జేసి ఇగ రాగులు, సజ్జలు, జొన్నలు, కొంచం మరీ పిండి లెక్క గాకుండా, కొంచం రవ్వ లెక్క ఉంటే సరిపోతుంది. ఆహ్, దాన్నిగ తీసుకొని మూడిటిని కలిపేసెయ్యాలి. మూడు రవ్వలని కలిపే కలిపేసెయ్యాలి. కలిపేసేసి
అవును. హ్మ్. అదే, అదే. హుహు. ఓహో! హ్మ్. అంటే, 3 విడివిడిగానే దంచాలి.
ఆ! విడివిడిగానే దంచుకోవాలి. ఎందుకంటే, ఇప్పుడూ ఒ అన్నీ కలిపేశసామనుకోండి, కొంచెం ఎక్కువ తక్కువా దణుగుతూ ఉంటాయి కదా1
ఓకే. హుహు. ఆహా! అదేలెండి. ఆ! ఓకే. ఓకే. అంటే ఒక్కోటి తొందరగా అయ్యేదుంటది. ఒక్కోటి కొంచెం లేటుగా అయ్యేదుంటుంది. హ్మ్. హ్మ్.
ఆ! అందుకే ఒకటి ఆ! ఆ! లేట్‌గా అయ్యేదుంటది. ఆ! అలా చేసిన తర్వాత, ఇగ అన్ని పిండ్లు అన్ని రవ్వలు కలిపేసేసుకొని డబ్బాలల్లో ఆహ్, స్టోర్ చేసేటోళ్ళు. అప్పట్లో డబ్బాలు గూడా ఎంత పద్ధతిగుండేవండి. అన్నీ
హుహు. హ్మ్. ఓకే. అవును. అవును.
ఆహ్, గోల్డెన్ కలర్. వాటినీ
అవన్నీ నిల్వ ఉంటాయా చాలా రోజులు?
ఆ! నిల్వ ఉంటుందండి. 3 నెల్ల పాటు నిల్వుంటది. అయితే, ఆహ్, దాన్నీ స్టోర్ జేసేసి, డబ్బాలల్లో స్టోర్ జేసేసి ఆహ్, పెట్టేసేవాళ్ళం. ఇప్పుడు ఒక్కోసారి ఏం చేసేవాళ్ళంటే, మా నానమ్మ వాళ్ళ ఇంటికి ఆహ్, మా అత్తయ్య వాళ్ళొచ్చేవాళ్ళు, మా పెద్దమ్మ వాళ్ళు, మేము అందరము ఒచ్చినప్పుడు, అందరూ ఒచ్చిండ్రు గదా అని చెప్పేసిగ అందరు ఒకటేసారి గ్ ఈ పని చేసుకొనెళ్ళిపోదామని జెప్పేసి, ఎ సమ్మర్‌లో అట్లొస్తారు గదా! ఆ! ఈ పని జేసేస్తరు. ఆ! టక్కన అయిపోతదీ, అందరు సమానంగా పంచుకోవచ్చు గూడా.
ఓకే. హుహు. హుహు. ఓకే. హ్మ్. అవును. ఎవరోకళ్ళొస్తూనే ఉంటా. హ్మ్. <giggles> అవును. అందరూ ఉంటే, మనకి చేసే పని గూడా తెలీదు. అవును. అవునండి. బావుంటుంది కూడా అలాగా.
హ్మ్. ఆ! ఆ! ఆ! అయితే, ఆహ్, సమానంగా పంచుకోని, ఆ డబ్బాలలో స్టోర్ జేసుకొని, ఎవరిది వాళ్ళు డబ్బా తీసుకొనెళ్ళేవాళ్ళనమాట. ఇగ దీన్ని చేసే పద్ధతి కూడా చాలా ఈజీ అండి. దీన్ని ఏం చేస్తారంటే, ఈ రాగులుని కొంచం ఆహ్, వాటర్‌లో కలిపి ఆహ్, పేస్ట్ లెక్క చేసి పెడతారు.
హ్మ్. ఓకే. హుహు. హుహు.